హుహు.
ఎలా అంటే ఒక మోస్తరుగా వింటూ ఉండేవాళ్ళు. ఆ ఏదో పాడుతుండులే అన్నట్టు. కానీ ఎప్పుడైతే నేను ఆహ్, స్లో సాంగ్స్ పాడ్డం గాని, ఇలా లవ్ సాంగ్సు కొన్ని స్లో ఉంటాయి కదా! మంచిగా వినడానికి వినసొంపుగా. అలా ఉంటాయి కదా! అలా సాంగ్సు ఆహ్, పాడుతూ ఉన్నప్పుడు సడెన్‌గా వాళ్ళ రియాక్షన్ జూసాననమాట. అక్కడ గూర్చున్నారు. నేను వాళ్ళ వె వెనకాల ఉండి పాడుతున్నాను. సడెన్‌గా పాడేసరికి నలుగురున్నారు ముందు. ఒక్కటే సారి జమ్మని ఎనకకి దిరిగి చూస్తా ఉన్నారు. "అరేయ్! ఏమైందిరా?" అంటే "ఏంట్రా? నువ్వేనా ఈ పాటలు పాడేది" అని షాక్ అయ్యారు. "ఎందుకు ఏమైందిరా? ఎప్పుడు పాడతా కదా!" అంటే "లేదురా నువెప్పుడు పాడేదానికి, దీనికి చాలా తేడా ఉంది. అసలు ఈ పాటలు నువ్వు చాలా బా పాడుతున్నావు" అని చెప్పేసి ఎంకరేజ్ చేసేవాళ్ళన్నమాట. ఎలా అంటే నువ్వు స్పీడ్ సాంగ్సు, ఫాస్ట్ బీట్ సాంగ్స్ కంటే ఈ లవ్ సాంగ్స్ గాని స్లో సాంగ్స్ ఎక్కువ మంచి ఇంకా చాలా బా పాడుతున్నావు. నీ స్వరం అనేది, ఈ పాటలకి ఇంకా మంచిగా ఆహ్, సెటయ్యింది అని చెప్పేసనేవాళ్ళనమాట. ఇంగా నేను నిజంగానే అన్ చెప్
ఓకే. యాహ్! యాహ్! ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. సో మీరు ప ఫస్ట్ టైమ్ పాడిన స్లో సాంగ్ ఏది ఉన్నదో అంటే వాళ్ళు వాళ్ళకి నచ్చిన స్లో సాంగేదో చెప్తారా?
ఆ! ఇదుందండి. మనకు 'కుమారి 21 ఎఫ్' మూవీ ఉంది కదా! దాంట్లో ఒక సాంగ్ ఉంటది. ఆ! 'మేఘాలు లేకున్నా' అని చెప్పేసి ఒ సాంగుంటది. ఆ సాంగు ఇంగ నేనేదో ఇంగ అప్పుడే మూవీ రిలీజ్ అయింది కదా! వింటా ఉంటాం కదా! ఆహ్, దాంట్లో ఇంకో పాట కూడా ఉంటది కదా! స్పీడ్ సాంగు. అదే ఆ 'బ్యాంకాక్' సాంగ్ అని, లేదా స్పీడ్ సాంగ్స్ కొన్నుంటాయి. ఆహ్, 'బ్రేకప్' అని 'బ్రేకప్ పాచ్ అప్' అని సాంగ్. ఇంకోటుంటది లవ్ చెయ్యాలా వద్దా అనే సాంగ్ ఉంటది. ఇవేంటంటే నేను పాడుతూ ఆ! <giggles> నేనిలా పాడుతూ ఉన్నాను. పాడుతూ ఉన్నాను. ఇంక వాళ్ళకేంటంటే ఆహ్, ఆహ్, అని చెప్పేసి ఏదో ఇంటున్నారు. దాని తర్వాత ఈ పాట స్టార్ట్ జేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ జూసా.
ఓకే. మేఘాలు యాహ్! యాహ్! ఓకే. ఓకే. ఏది? అవునా? ఆ స్టె ఆ స్టెప్ గుర్తుంది. లవ్ చేయాలా వద్ధా? యాహ్! యాహ్! <coughs> ఓకే.
చూడగానే ఇంగ షాకు. "అరె! భలే సెట్ అయిందిరా! నీకిది పాట. అంటే ఇలాంటి స్లో సాంగ్సు, నువ్వు సెలెక్ట్ జేసుకుంటే నీకింకా బావుంటదేమో" అని జెప్పేసి వాళ్ళనేసరికి నాకు కూడా కొంచెం అదే అనిపిచ్చింది. ఎందుకంటే వాళ్ళ రియాక్షన్ జుసే కదా! మన ఆహ్, యాక్షన్ అనేదివి ఆహ్, మారుతా ఉంటది. సో ఇంకా భలే అనిపిచ్చింది. సో ఇంగా అలా పాడడం అలవాటు చేసుకున్నా. ఒక రకంగా స్నేహితుల వల్ల లే ఆహ్, కుటుంబం వల్ల కూడా మారిందని చెప్పొచ్చు నా సంగీత రుచి అనేది. ఇలా మెల్ల నెమ్మదిగా స్లో సాంగ్స్ వెళ్ళిపోవడానికి. <sniffs> హుహు.
యాహ్! అవునవును. యెస్. ఓకే. సో ఇప్పుడు మీరు మీకు మ్యారేజ్ అయింది కదా! మీ వైఫ్‌కి ఎలా ఇష్టం మీరెలాంటి సాంగ్స్ పాడితే తనేంజాయ్ చేస్తది?

సూపర్. సరే అండి. పాడతాను మీకూ 'నేను నువ్వు అంటూ ఆహ్, వేరై యున్నా' ఈ సాంగ్ విన్నారు గదా! 'ఆరెంజ్' దాంట్లో నుంచి. హ్మ్. ఓకే. అది ట్రై జేస్తాను.
యెస్. అవును.
హ్మ్ నేను నువ్వంటూ వేరై ఉన్నా నా కీవేళ నీలో నేనున్నట్టుగ అనిపిస్తూ ఉందే వింతగ, నాకోసం నేనే వెతికేంతగా ఓ గర్ల్. నువ్వే లేకుంటే లిజన్ గర్ల్, ఏమవుతానో నీ స్నేహాన్నే కావాలంటున్నానుగ. కాదంటే నా మీదొట్టుగ ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకచారి చూసినే వలచనా నను వీడిపోదు ఏ మగువైన, ప్రేమిస్తానే ఎంతో ఘాఢంగా. నా <chuckles> నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా. ప్రాణాలైనా ఇస్తా ఏకంగా. ఓహ్ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీవేల నీలో నేనున్నట్టుగ అనిపిస్తూ ఉందే వింతగ నా కోసం నేనే వెతికేంతగా ఓ. మీరుగూడా చాలా బాగా బాడుతున్నారండి. కొంచెం ఈ స్టాంజా గూడా పాడొచ్చు గదా! మాకోసం. నేను మధ్యలో గొంతు గలుపుతా ఉంటాను. ఇది బావుంటుంది ఈ పాట. హ్మ్. సూపర్‌గా ఉంటద్ద
నేనే వెతికేంతగా కా ఘ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా. సీ. అసలు నాకు యెస్! యెస్! ఈ సాంగ్ బావుంటుంది. నేను చాలా ఇన్సెక్యూర్‌గా ఫీలవుతాను. ఎందుకంటే నాకు పాటలకొచ్చేసరికి ఇప్పుడు మీరె‌ళ్ళే పేసు ఒకలా ఉంటది. మీరేంటంటే ఒక ప్రాపర్ నేను నువ్వుంటూ అన నేనేమో నేను నువంటు ఆ!
హ్మ్. <chuckles> హ్మ్. అంటే మీరు కొంచెం‌గ ర్యాప్ సాంగ్ సెలెక్ట్ జేసుకోవాలన్నమాట. గవుంటాయి గదా! చెంకా చెంకా చెంకీ రే చిన్నారి చింగార్ అన్నట్టు ఆ! ఎలాంటి సాంగ్స్. ఆ!
ఎస్ ఆ! నేను ఐ‌టం సాంగ్స్ పాడ్డంలో ఫస్టు. ఆ 'ఊ అంటావా మామ'. ఆ అదుంటది గదా, కోకా కోకా కోకా కడితే కొరికెయమంటూ చు <chuckles> యాహ్! ఫుల్ పాడేదాన్నసలు యాహ్! యాహ్!
ఆ! <chuckles> ఆ! అవి సెలెక్ట్ జేసుకుంటే ఇంక భలే ఉంటద‌స్స‌లు. సూపర్ అసలు. హ్మ్. మీ గొంతు గూడా బావుందండి. మీరు గూడా ట్రై జేయొచ్చు. సూపర్ పాడుతున్నారు. కల్
ఓకే. అవునా? ఇన్‌స్టా బెట్టేసేయాల? ఇంకో బిజినెస్ అకౌంట్ బెట్టేసి ఆ ఆ థ సింగర్ అని బెట్టేసి <laughs>
<chuckles> ఆ! పెట్టేసేయండి. పెట్టేసి మంచిగా ట్రై జేయండి. అసలు సూపర్ ఉంది. మంచిగా కలుస్తుంది. ఇంకా కొంచెం ప్రాక్టీస్ జేస్తే సెట్ ఇంకేంటి?
ఓకే. <chuckles> అంతేనా? థాంక్స్ అండి. నాలోని హిడెన్ టాలెంట్‌ని మీరు గమనించి నాకు ప్రోత్సహిస్తున్నందుకు. అందరు కిందకి లాగే‌వాళ్ళే. ఇంకొకసారి పాడకని చెప్పే వాళ్ళే ఉన్నారు ఇప్పటి వరకయితే నాకు. <chuckles>
ఆ! సూపర్. <chuckles> సూప్ <chuckles> లేదు లేదు పాడండి. చాలా బాగుంది నిజంగానే.

ఆ! ఉన్నాయండి. ఇప్పుడు ఫోల్క్ సాంగ్స్ అంటే నాకు <smacks lips> హ్మ్, మనకు కొన్ని సాంగ్సుంటయి. ఎలా అంటే అపరిచితుడులో ఒక సాంగుంటది గదా! అది రండక్క రండక, రండక అనే సాంగు. అది భలే ఉంటుంది. ఎందుకంటే <smacks lips> ఆహ్, ఆ వాయిస్ మాడ్యులేషన్ అనేది భలే! ఉంటుంది. ఆహ్, మనకూ <smacks lips> ఒక్కా వాయిస్ నుంచి ఇంకో వాయిస్‌కి జంప్ అయితారు గదా! అసలు ఆ వాయిసంటే ఆ అలాంటి సాంగ్సంటే గూడా నాకూ చాలా ఇష్టమనమాట.
రండక రండక అవును. యాహ్! యాహ్! యాహ్! హ్మ్. ఓకే.
సూపరనిపిస్తాయి. ఆ పాట నేనప్పుడప్పుడు ఇట్లా ట్రై జేసేవాడిని. ఎలా అంటే ఆహ్, లాస్ట్ 2 లైన్స్ ఉంటయి ఇలా. <smacks lips> మాములుగా ఇలా పాడతారు గదా! కొండే కాకి కొండేదాన రండక రండక రండక రండక అయ్యా రేటు పల్లాదాన రండక ఇలా ఉంటుంది ఫ్లో. కానీ లాస్ట్‌కి ఒక, ఒక 2 లైన్సొస్తయి. ఆహ్, ఇలానే పాడుతూ పాడుతూ స్లో అయిపోద్ది. జున్నుపాలంటి దేహం నీదే చిలక, జున్నుపాలంటి దేహం నీదే చిలక, కాస్త రుచి చూడ నీవే పొమ్మని అనక, కాస్త రుచి చూడ నీవే పొమ్మని అనక, కొండే కాకి కొండే దానా, గుండిగలాంటి గుండే దానా, అయ్యా! రేటు పల్లాదానా, మట్టా గిడిస కల్లాదానా, పువ్వులతోనే బాణం వేసే పూలందేవి నీవే జానా <smacks lips> ఇలా వాయిస్ మా <chuckles>
ఓకే. యాహ్! ఓకే. ఏ! లాస్ట్ మీరు పాడ్ పాడింది సినిమాలోని వాయిసే ఒచ్చింది యాక్చువల్లీ <chuckles> నిజంగా <chuckles> ఓకే. ఓకే.
ఆ! <laughs> అలా వాయిస్ మాడ్యులేషన్ అనేది కొంచెం స్లో అంటే కొంచెము హస్కీగా లేదంటే కొంచెం ఇలా ఫోల్క్‌గా ఇలా పాడి, మళ్ళీ వెంటనే స్మూత్ అయితది గదా! సో, అలాంటియి నాకూ అసలు భలే అనిపిస్తాయి అలాంటియి. అలాంటియి కొత్త, కొత్తగ ట్రై జేయడము భలే అనిపిస్తయి నాకు.
యాయ్! యాయ్! ఓకే. అయితే అపరిచితుడు అంటే గుర్తొచ్చింది. ఆహ్, ఆహ్, అదొక సాంగుంటది గదా! కుమారి అది మీకు లిరిక్స్ ఒచ్చా మీకు? అసలెంత బావుంటదో <chuckles> అంటే కొంచెం కష్టము. యాహ్! చాలా బావుంటది వినటానికి.
హుహు. అబ్బో! <chuckles> అబ్బో! మావూలు ఆ! అసలు నేను చిన్నప్పుడు ఆ పాట మీదెక్కువ దృష్టి బెట్టలేదండి. ఏదో కామెడీ సాంగ్‌లా అనిపిచ్చేది. <smacks lips> అంటే మనకేం దెలుసు? ఆ! అనిపిచ్చేది. అనిపిచ్చే సరికి ఇంగా దాని పైన ఎక్కువ దృష్టి వెట్టలేదు గని మనకు సంగీత జ్ఞానం లేదు గదా! సంగీత జ్ఞానం లేకపోయి ఆ! అది అసలు
<giggles> ఓకేకే. అవును. <giggles> అవునవును. మీరు గూడ నేర్చుకున్నారు గాబట్టి అసలింత బాగా బాడుతున్నారు. ఇంకా మీరు నేర్చుకునేదుండే. అసలు మీ పేరెంట్స్ మీకెప్పుడు అనిపించలేదా? వీటికేదన్నా క్లాసెస్ పెట్టించాలని. వాళ్ళకనిపించిందా ఎప్పుడన్నా?
ఇంగ పాపం వాళ్ళు కొంచెం ఆహ్, మేము చెప్పాం గదండీ, ఊర్లో ఉంటాము. సో, వాళ్ళకి కూడా అంత తెలీదు. సో, ఇంగా అదో హ్మ్. ఇంగ తెలీదు. మనకు తెలిసి మనమొక వయసుకొచ్చేసరికి ఇంగ ఇప్పుడు క్లాస్‌లకి బోయి ఏం జేస్తాంలే. <chuckles> వాళ్ళని జూసుకోవాలి గదా! అని జెప్పేసి అన్నీ ఇంగలా పక్కకు నెట్టేసామనమాట.
ఓకే. ఓకే. ఓకే. అవునులెండి. అవులెండి.